ఆ! దాంట్లో ఈ సాంగ్ గూడా ఉంటది చూడు. ఓ! మై బ్రదరు, చెబుతా వినరో, వన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు. <giggles> నెక్స్టు 100.
ఆ! 'ఆర్య 2' అది. ఆ! <chuckles> అహా! లేదు, లేదు. 'ఆర్య' వన్‌లోనే.
ఆ! 'ఆర్య' వన్ను. ఇది ఉంటుంది చూడండి, '100% లవ్‌'లో, ఫస్ట్ సాంగొకటోస్తదనమాట, ఏదంటే, ఓ! గాడ్ చేతికేమో పుస్తకమిచ్చావు, టూ బ్యాడ్ వంటికేమో బద్ధకమిచ్చావు అని. <giggles> అది భలే ఉంటది ఫన్నీగా.
ఆ! ఆ! <chuckles> అవునవును. అందులో పాటలన్నీ కూడా బావుంటాయి. ఇంకా లాస్ట్‌లో ఆహ్, కొంచెం ఫోక్ టైప్‌లో కూడా ఉంటుందండి సాంగ్, వాళ్ళ తాత దగ్గరికెళ్లి పాడతారు కదా!
ఆ! లాస్ట్‌లో ఇప్ ఇబ్ ఆ! ఏ‌లో, దియ్యాలో, పిల్లాని భావనిస్తావా? అనే ఓ సాంగోస్తదన్నమాట.
ఆ! పిల్లా నీ భావనిస్తావా ల్లల్లలాలేలాలేలాలేల్లల్లలాలాలా హెల్లో, హెలేల్లో. ఆహ్, బావుంటుంది ఆ పాట కూడా కదా!
హ్మ్. కరెక్ట్. ఆ! కొంచెం ఈ సాంగ్ కూడా బావుంటది. ఏదంటే, వవ్ కొంచెం బంధమెక్కడో, కోపమెక్కడో, చిక్కుముల్లలో చేరుకున్నావి. యెస్. యెస్ దాంట్లో చరణాలు బావుంటాయనమాట, ఎలా అంటే, గతము చేసిన గాయమన్నది, నుదిటి రాత మార్చేన. అనోస్తది. కొన్ని, కొన్ని లైన్స్ భలే ఉంటాయండి, ఆ ట్యూన్ కానీ, ఆ లైన్స్ కానీ, సూపరుంటాయసలు.
ఆ! అయ్ ఎక్కడో తనేనానేనా. తనేనానేనా. చాలా బావుంటుంది.